అంటే ఫోకస్ మనకెప్పుడైతే ఫ్ పోతుందో, మన వర్క్ అయినా ఏదైనా అవ్వచ్చు. అది అయితే ఈ ఫోకస్ ఎందుకు పోతుందనేది ఫస్ట్ ఆ మూలాల్లోకి వెళ్తానండి నేను. అంటే ఉదాహరణకి, ఇప్పుడు ఉదాహరణకి ఫోను ఉందండి. ఈ ఫోను సడెన్‌గా ఎవరో మన వర్క్ చేస్తున్నారు. ఎవరో కాల్ చేస్తున్నారు.
హ్మ్. ఆ! అవును. హ్మ్.
అది డిస్ట్రాక్షన్ మనకి అవుతుంది. సో, ఆ డిస్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి నేను ఆ ఫోను ఈ టైంలో ఈ టైం నుండి ఈ టైంలో నేను ఈ వర్క్‌లో ఉంటాను కాబట్టి, నాకది డిస్టర్బెన్స్ రాకూడదు కాబట్టి, నేను సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవాలి. ఏ కాల్స్ ఒచ్చినా, ఏవొచ్చినా ఆ వర్క్ సమయంలో కాకుండా వేరే సమయంలో చూసుకోవాలి. ఇదే విషయం మన ఫ్రెండ్స్‌కి కూడా, నేను ఈ టైంలో, ఈ టైంలో నేను ఉంటాను. ఆహ్, పనిలో ఉంటాను. ఆ టైంలో మీకు ఆ! ఆ! ఆ! ఆ! ఉం ఉంటాను. సో, ఆ టైంలో కాల్ చేయొచ్చు. న నేను అవైలబుల్ టైమ్స్ ఇవుంటాయి. కాబట్టి నేను ఆ టైంలో క కావాలంటే మీరు కాల్ జేసుకోండి, <sniffs> అని చెప్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఇదొక ఆ రీజన్ అన్నమాట. ఫోను ఇది అయితే. ఇంకొక రీజన్ ఎలా ఉంటుంది? మనకీ ఫేస్‌బుక్కు, నోటిఫికేషనులోస్తుంటాయి, మెసేజులోస్తుంటాయి ఇవన్నీ ఒస్తాయి.
అవును. హ్మ్. ఓకే. అలా ముందే జెప్పి, పెడతారంటే మీ అవైలబుల్ టైమింగ్స్ అన్ని. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అదే. అదే. అయి సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఒస్తూ ఉంటాయి. ఇంకా అవి రాకున్నా కూడా అప్పుడప్పుడు మనంతట మనమే ఆ యాప్స్ ఓపెన్ జేషి, యూజ్ జేయడానికి ప్రయత్నిస్తాం గదా! ఆహ్, మల్లి ఎలా నియంత్రిస్తారు ఇవి?
ఆహ్, ఒస్తూ ఉంటాయి. అది మనం అట్లా చూస్తాం. అవునండి.

అంటే ఏంటి అంటే ఓ ఓ బాస్ మా ఒక అతను ఉండి, "ఏంటి ఇంకా చెయ్యవు? ఎంత తొందరగా చేస్తావా? అది, ఇది" అని మాట్లాడటం మొదలుపెట్టారండి. <smacks lips> నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను గానీ, నాకు ఇదవ్వట్లేదండి. తర్వాత మళ్ళీ అతనే, ఇ ఇంకా లాభం లేదు అని, అతని దగ్గరికెళ్లి నేను, "ఎంత నా పూర్తి క్యాపబిలిటీతో నేనంత చేయగలుగుతున్నానో, అంత చేస్తున్నానండి. ఇప్పుడు మీరు ఇది చేయటం వలన నా నాకు చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఇప్పుడు నాకిదవ్వట్లేదు. అది, ఇది" అని చెప్పానండి. <smacks lips> అంటే, ఓకే, ఓకే. కానీ నేనైతే మీ మీ మీరు చెప్తేనే నేను చేస్తానన్నట్టు అలాగేముండను. <smacks lips> నేను నా బెస్ట్ పాజిబుల్ నేనిస్తాను. మీరు ఎ ఎ నా వెంట పడక్కర్లేదు. ఇది చేయక్కర్లేదు. అది, ఇది అని చెప్తే, "ఓకే." అనా అని అతను అర్థం చేసుకున్నారండి. సో, అప్పటి నుండి కొంచెం, ఓకే. ఈ ఈ టాపిక్ క్లియర్ అయిపోయింది అనేసి, మళ్ళీ ఆ ప్రాజెక్ట్‌లోకి వెళ్లానండి. అంటే నాకు కూడా నచ్చదండి. నా మనసుకి కూడా నచ్చదు. ఎవరో వచ్చి, "ఇది నువ్వు చేసావా?" నే నాకు తెలుసండి. <smacks lips> నేను చేసుకుంటాను. అయ్ త ఎవరో చెప్తే తప్పించి, నేను కావాలంటే నైట్ ఔట్ చేసైనా మీ ప్రాజెక్టులు చేస్తాను గానీ, మీరంత టెన్షన్ పడట్లేదు సార్.
హ్మ్. ఆహా! ఓకే. <chuckles> ఆ! అవునా? హ్మ్. ఓకే. ఓకే. అదే అదే. అంటే మీ వర్త ఆ! హ్మ్. ఓకే. అంటే మిమ్మల్ని అలా చిన్న చూపు చేశి మాట్లాడితే కొంచెం మీకు నచ్చదు గాబట్టి అప్పడికప్పుడే, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేశేసుకున్నారింకా మాట్లాడి.
ఆ! అవునండి. ఆ! అప్పటికప్పుడే ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేసుకున్నాను.
అలానే ఎప్పుడైనా మీరు చదువుకునే సమయంలో ఇలా ఫోకస్‌ని కోల్పోయారా? అంటే ఏదో ఇంకా ముఖ్యంగా మగవాళ్ళకేంటంటే చిన్నగా ఇలా హెయిర్ ఫాల్ అయినా కూడా చదివేటప్పుడు ఆహ్, హెయిర్ పైకి దృష్టి పోతుంది. మెల్లగా మొత్తం మళ్ళీ అద్దం ముందటికి వచ్చేసి ఆహ్, జుట్టుని చూసుకోవడాలు, లేకపోతే ముందుగా మీరు జెప్పినట్టు సోషల్ మీడియా చూట్టాల్లో
అవునండి. ఓకే. అంటే మనం అర్థం చేసుకోవాలండి. మనం ఆ! ఈ ఈ ఇందులో మనం అర్థం చేసుకునే కొన్ని మన కంట్రోల్‌లో ఉంటాయండి. కొన్ని మన కంట్రోల్‌లో ఉండదు. ఇప్పుడే హెయిర్ ఫాల్‌కొచ్చింది. ఈ హెయిర్ ఫాల్‌కి మనమేం చెయ్యాలి? ఏం చేయగలం?
హ్మ్.

ఈ 6 తర్వాత మళ్ళీ నై ఇది టీ తాగి <smacks lips> అల్లి మళ్ళీ ఆహ్, పడుకోవాల్సిన టైంకి పడుకోకపోవడం మళ్ళీ ఆహ్, ముందు రోజు హడావిడైపోవడం, నెక్స్ట్ రోజు హడావిడయిపోవటం ఇలాంటివన్నీ అయిపోతూ ఉంటాయండి. సో, మనం ఆ విధంగా మేనేజ్ చేసుకోవాలి. ఇది స్లీప్ టైము. స్లీప్ టైమ్ అంటే ఆహ్, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఎబౌట్ స్లీప స్లీప్ టైము దానికన్నా ఆ టైంలో చేయకూడని పనులు అంటే ఏంటి? ఇప్పుడు మనకి పార్టీలకెళ్ళి ఆల్కహాల్ అనుకోండి. అది తొందరగా మనం అలాగే టైం గడిచిపోతుంటుంది. ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుని
హ్మ్. ఓకే. ఆ! అవును. ఆ! అంటే ముఖ్యంగా చాలా మంది డాక్టర్స్ గూడా సూచిస్తారు గదా! రాత్రి ముందు ముఖ్యంగా ఆల్కహాల్ తాగకపోతే మంచిది ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా నిద్ర గూడా సరిగ్గా బడుతుందని మీరు అంగీకరిస్తారా?
అవును. అవునండి. స్ తెలుసు. కానీ పార్టీలన్నీ నైట్ పార్టీలే ఉంటాయండి.
<chuckles> అదే, అదే.
హ్మ్. ఆహ్, ఆరోగ్యం అంటే నెక్స్ట్ రోజు పెద్దగా పని లేదనుకోండి అప్పుడు చేయొచ్చు. ఇప్పుడు వీకెండ్ ఒస్తుంది. ఫ్రైడే నైట్ చేయొచ్చు మనం అట్లాంటివి. కానీ, ఈ సండే నైట్ ఉంటది. సండే నైట్ చేయకూడదు.
హ్మ్. ఆ!
ఎందుకంటే మండే మళ్ళీ వర్క్‌లోకి వెళ్ళాలి మనం.
అవునవును. నిజమే.
ఆహ్, సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సండే హాలిడే అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం.
<chuckles> అవునండి. అలానే అసలు మీరు తక్షణమే ఇలా ఫోకస్ రావడానికి పవర్ నాప్ గురించి ఒకటి జెప్పారు. అలా ఒక 2, 3 చిన్న సలహాలు ఇవ్వగలుగుతారా?
అవునండి. నెక్స్ట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆహ్, కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి ఫోకస్సు. మనం ఇవన్నీ అంటే ఇప్పుడు చెప్పినవన్నీ బయోలాజికల్. జీవశాస్త్ర ఆహ్, పరమైనవి ఇవన్నీ. కానీ కొన్నిసార్లంటే మనస్సుకు సంబంధించినవి కొన్నుంటాయి. ఎవరో బాస్ తిట్టారనో, లేకపోతే ఇంటి నుండి ఎవరో నాన్నగారికి కాల్ దేని గురించి ఆ! ఆ! అలా కొంచెం కాసేపు మైండ్ తిరుగుతుంటుందండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అది ఎవరో ఏదో అన్నారని జెప్పి అలా అలిగి గూర్చోవడం. సరిగ్గా ఫోకస్ జేయకపోవడం. అవును.
దన్ ఆ ఆ ఆ మాటలు అవన్నీ మైండ్ తిరుగుతుంటది. ఆ టైంలో కూడా ఫోకస్ ఉండదండి. ఫోకస్ కంప్లీట్‌గా పోవుతాము.
హ్మ్.
సో, అలాంటి టైంలో ఏంటంటే ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలండి.